మనం మన జీవితంలో ఒక స్టేజ్ వచ్చేసరికి, ఒక వయసు వచ్చేసరికి ఖచ్చితంగా వంట అనేది నేర్చుకుంటాం. అది ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. అలాంటి సమయంలో మనం ఒంటరిగా ఉన్న కాలంలో మనకి మనం వండుకొని, ఏ ఏదో కొంచెం వండుకొని, తినేసి పనికెళ్ళిపోదాము. అంటే రుచి అటు ఇటు అయినా పర్లేదని సర్దుకుపోతూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మన ఇంటికి అతిధులు అంటే, మన ఆహ్, స్నేహితులు కావచ్చు, గెస్ట్‌లు ఎవ్వరైనా రావచ్చు. అలాంటప్పుడు మనము వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. వంట బాగా రావాలి అనే చిన్న ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఉంటది. అంటే వాళ్ళు ఎలా ఏమ
అవును. హుహు. హ్మ్. ఆహా! అవును. గెస్ట్‌లో హ్మ్. హుహు. ఖచ్చితంగా ఉంటది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడాను. ప్రతి ఒక్కరి దాంట్లోనూ ఖచ్చితంగా ఉంటది. ఇలాగ ఆ! నాకు వచ్చేసరికి హ్మ్.
ఖచ్చితంగా. ఆ! అలాగా మీరు ఒత్తిడి ఎలా ఎదురుకున్నారు?
నాకు వచ్చేసరికి చిన్నప్పటి నుంచి వంట అనేది అమ్మ చేసే వంట మాత్రమే నాకు తెలుసు అన్నమాట. నా చిన్నప్పుడు నేను చూసింది. అమ్మ చేతి అంతే కదా! మరి ప్రతి ఒక్కరి జీవితంలోనూ అమ్మ చేతి వంట ది బెస్ట్ వంట.
ఓకే. అది ది బెస్ట్ వంట అని చెప్పొచ్చు. ది బెస్ట్. అవునండి.
హ్మ్. నాకు మాత్రం మా అమ్మ చేసిపెట్టే వంటలు నాకు ప్రతీది కూడాను ఆసక్తికరంగా అనిపించాయి. అంటే, చాలా సింపుల్‌గా టకటకలను చేసేస్తా ఉంటది అన్నమాట మొత్తం. నా చిన్నప్పుడు, నా పుట్టినరోజు ఫంక్షన్ జరిగింది. ఫంక్షన్ జరిగినప్పుడు దగ్గర దగ్గర ఒక 50 మంది వచ్చారన్నమాట. వాళ్ళందరికీ కూడాను అహా! మా ఇంట్లోనే జరిగింది అన్నమాట అది. ఒక 50 మందిని పిలుచుకున్నాం మేము. పిలుచుకున్నప్పుడు మా అమ్మ టక్కుమని చెప్పేసి అని వంట చేసేసింది. ఎలా ఎంత సింపుల్‌గా ఎలా చేయగలిగిందా అని చెప్పేసి నాకు చాలా క్వశ్చన్ అనిపించింది. నేను నేనేమి హెల్ప్ చేయలేదు, నేనే హెల్ప్ చేయలేదు, ఏం ప్రాబ్లమ్ లేకుండా అసలు ఎలా చేసింది అనేది నాకు అర్థం కాలేదు.
ఓహ్! హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఓహో! అంటే మీ ఇంట్లోనే ఉండేదా అదే ఫ ఫంక్షన్. ఓకే, ఓకే. ఓకే. ఆ! హ్మ్. ఓకే. అంటే ఎవ్వరూ మీ స బంధువులు గాని, మీ నాన్నగారు గాని ఎవ్వరు హెల్ప్ చేయలేదా అప్పుడు?
ఆ! మా ఫ్రెండ్స్ అందరికి కూడా. హుహు. ఎవ్వరు చేయలేదు. ఆమొక్కటే చేసుకుంది మొత్తమంతా కూడాను.
50 మందికి చేసి పెట్టేసింది.
50 మందికి ఒకేసారి చేసారు. నాకదొక ఇన్స్‌పిరేషన్ లాగ అనిపిచ్చింది. 50 మందికి ఎలా చేసింది ఈమ? అని చెప్పేసనేది. దాని తర్వాత నుంచి నేను వంటని ఒక ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని చేయటం మొదలుపెట్టానన్నమాట ప్రతీది కూడాను. హ్మ్. అలా నేను చదువుకునే టైమ్‌లో కూడాను, అలా చదువుకునే టైమ్‌లో నేను చేసిన వంట కాని, అవన్నీ కూడాను చాలా మందికి, చాలా విధంగా నచ్చేది.
ఓకే. ఓకే. అద్భుతం! అద్భుతం! అద్భుతమండి! హ్మ్. అంటే మీరు హాస్టల్లో ఉండేనా అప్పుడు?
అంటే ఆహ్, హాస్టల్లో అని చెప్పేసని చెప్పను. నాకు కొంచెం వరకు చాలా ఇబ్బందికరంగా ఉండేదన్నమాట మొత్తమంతా కూడాను.
ఓకేకే. ఓకేకేకే. అంటే ఎలాగంటారు?
హ్మ్. <smacks lips> అంటే చాలా వరకు నాకు వంట రాకపోవటం గాని, ఇట్లాగానీ ఉండేయన్నమాట. రైస్ కుక్కర్ ఉండేది కాదు. హాస్టల్లో లేనులే నేను. బయట మ ఉండేవాడిని అలాగ.
ఓకేకేకే. పీజీల ఉండేవాళ్ళా? పీజీలో ఉండేవాళ్ళా?
ఆ! పీజీ లాగా ఉండేవానన్నమాట. నాకు కొంచెం ఇబ్బందికరంగానే ఉండేది. హ్మ్. అలాగన్నమాట.
ఓకేకే. ఓకే. ఓకే. ఓకే. మరి అలాంటప్పుడు మీరు వండేటప్పుడు అన్ ఆహ్, ఎప్పుడన్నా అంటే మీరు ఇబ్బందిగా ఉండేది అని చెప్పారు ఇందాక. మీకు మీకు వండుకున్న గాని ఇబ్బంది. కానీ ఆ ఇబ్బంది మనకి మనకు వండుకునేటప్పుడు అంతేం అనిపించదు. ఎందుకంటే మనకి మనమే కాబట్టి అడ్జస్ట్ అయిపోతాం మనం. అలా అనిపిచ్చిందా?
హుహు. హ్మ్. అవును. అవును. ఆ! అంతే కదా మరి! అంతే కదా మరి! అలానే అనిపిచ్చింది నాకైతే మాత్రం. నాకెలాంటి ఇబ్బంది కలగలేదు. హ్మ్.
కలగలేదు. మళ్ళీ మనల్ని జడ్జ్ చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు మనకి మనం వండుకుంటే. కానీ ఎప్పుడన్నా సందర్భాల్లో మీ స్నేహితులు గాని, ఎవరైనా బంధువులు గాని, అతిథుల్లా వచ్చినప్పుడు, మీరు వాళ్ళకి వండి పెట్టారా? ఏం వండి పెట్టారు?
అవును. వాస్తవం అది మాత్రం. హుహు. అవును. ఖచ్చితంగా వండిపెట్టాను. నేను ఇలాగా సిడ్నీ చదువుకున్నానన్నమాట. సిడ్నీ చదువుకోవడానికి వెళ్ళానేనప్పుడు. ఓకేనా? ఫస్ట్ టైమ్ అవును. హ్మ్. ఫస్ట్ టైమ్ నా వంట ప్రతిభ ఏదైతే ఉందో దాన్ని అక్కడ చూపించాల్సిన <chuckles> అవసరం వచ్చింది వాస్తవంగా చెప్పాలనంటే. ఫస్ట్ టైమ్, ఫస్ట్ టైమ్ అన్న వాళ్లింట్లో ఒక పాప పుట్టిన రోజు, వాళ్ళ పాప పుట్టిన రోజు అన్న వాళ్లింట్లో. ఆహ్, ఓ ఆయన ఏమనుకున్నాడంటే ఎవరికీ ఇవ్వదలుచుకోలేదురా నేను క్యాటరింగ్, ఎవరికన్నా ఇస్తుంటే చెడగొడతా ఉన్నారు. హ్మ్. మనమే చేసేద్దామా? అని చెప్పేసనంటే, అన్నా ఏంటన్నా? ఏమేమి? వేరే వాళ్ళ మీద బయటెక్కడన్నా ఇస్తున్నా గాని చెడగొడతా ఉన్నారన్నమాట. అన్నా ఏంటన్నా? మరి ఏమేం ఐటెమ్స్ చేద్దాం అని చెప్పేసనంటే వాళ్ళొక లిస్ట్ రాసారు. పూరి అన్నారు, గులాబ్ జామ్ అన్నారు, ఓకేనా? పనీర్ కర్రీ అన్నారు, మటన్ కర్రీ అంట బగారా రైస్.
ఆస్ట్రేలియా. ఓకే. ఓకే. ఓకే. ఆహా! ఓకే. ఓకే. హుహు. ఓకే. ఓకే. నమ్మకం పోయింది. వేరే వాళ్ళ మీద నమ్మకం పోయిందింక. ఓకే. అయ్యయ్యో! ఆ! హ్మ్. <laughs> అయ్యో! ఓకే. మొత్తం హోటల్‌లో ఉన్న మెను అంతా రాసేశారనమాట. <chuckles>
నా ఇయన్నీ ఆహా! ఇలాగా అన్న గులాబ్‍జాములు చెయ్యాలంటే చాలా టైమ్ పట్టిద్ది కదన్నా, మనకేవన్నా ఎక్స్‌పీరియన్స్ లేదు అని చెప్పేసనంటే, "ఏం కాదులేరా చేసేద్దాం" అని చెప్పేసనన్నాడు. ఫస్ట్ టైమ్ మేము అలా కూడాను, గులాబ్‌జాములు కానీ, టిఫిన్‌లు గానీ, పలావ్ గానీ, ఇయన్నీ మటన్ కర్రీలవన్నీ కూడాను. ఆహ్, ఇంట్లో ఒక ఐదుగురికి, నలుగురికి అలా చేసుకోటం అలవాటు. ఫస్ట్ టైమ్ నేను, నా జీవితంలో 50 మందికొండిపెట్టడం అదే ఫస్ట్ టైమ్.
ఓకెకే. హ్మ్. హ్మ్. అప్పుడు మీ అమ్మగారు ఎలా ఒండిపెట్టారో, అదే 50 మందికి మీరు గూడా ఒండిపెట్టారనమాట.
ఎగ్జాక్ట్‌లీ, కానీ మమ్మగారికి మమ్మగారికి ఎవరు సహాయం చెయ్యలేదు, కానీ ఇక్కడ నాకు మాత్రం వాళ్ళిద్దరు సహాయం చేశారు.
అది అంతే అండి. తల్లి పవరంతే. తల్లి పవరనేది దేవుడికి గూడా అర్థం గాదు. ఎంత దేవుడైనా గానీ, తల్లి అనేది గొప్పనే. అదీ అంతే. ఏం అది వర్ణనాతీతం అది చెప్పాలంటే.
హుహు. హ్మ్. అదే గదా మరి. హ్మ్. అదే కదా! ఆ! అలానే అనిపిచ్చింది. హ్మ్. అలానే అనిపిచ్చింది. నాకూ అంటే, ప్రెజర్ అనిపిచ్చిందీదు. విషయం ఏంటి అనంటే, గులాబ్‌జాములు చెయ్యటం నాకు ఒక ఆహ్, ఒక ఐదుగురికి, నలుగురికి అలా చెయ్యటం ఒచ్చు, కానీ 50 మందికి అని చెప్పేశానంటే, ఆ కంటైనర్లు అవన్నీ సరిపోవాలి గదా! ఎప్పుడన్నా తీసేటప్పుడయ్యీ పగిలిపోతాయి కదా మొత్తం అంతా కూడాను. అది చాలా ఛాలెంజింగ్‌గా అనిపిచ్చింది నాకు.
చెయొచ్చు. నిజంగా. చాలా కష్టం. ఖచ్చితంగా పగిలిపోతాయి. అవునవును. అవును. అంటే, మీకు అది అక్కడా రెడీమేడ్ గులాబ్‌జాములు దొరికాయా? లేకపోతే మీరే పిండి కలిపి అలాగా యెయ్యడం జరిగిందా?
హ్మ్. మేవే చెయ్యాలి ప్రతీది కూడాను. అలానే చేయాలనుకున్నాం మేమంతా కూడాను.
స్క్రాచ్ నించి మీరే చెయ్యాలనమాట.
మేమే చేయాలనుకున్నాం మొత్తం.
ఓకేకేకే. మరి ఎలాగొచ్చాయండి గులాబ్ జామూలు? బా వచ్చాయా? కొంచెం అటు ఇటు అయినయ?
హ్మ్. గులాబు జామూలు బాగా వచ్చినియి. అమ్మో! ఎన్నింటికి మొదలు పెట్టాం అనుకున్నావు? నైటు 9కి మొదలు బెడితే అద్దరాత్రి 12 ఒంటిగంట, రెండవుతుంది. ఇంకా కంప్లీటవల. "అరె నువ్వెళ్లి పడుకో పోరా!" అని జెప్పేసని అన్నాడాయన.
హ్మ్. అయ్యో! ఐదు గంటలయినా గాని ద్ కాలేదింకా.
అన్నా! ఎంతమందికన్నా! అన్ ఆ! పిండి కలపటము, ఆ ఉండలు ఎంత చేస్తన్నా గాని రావట్ల. పగుళ్ళొస్తున్నాయి ఎక్కడో చోట.
అయ్యయ్యయ్యో! ఆ!
ఆ ఉండలు పర్ఫెక్ట్‌గా రావాలని జెప్పేసని ఇంక చేతిలో యేసుకొని రుద్దుతానే ఉన్నాం మేము నీట్‌గా వచ్చేదాకా.
<laughs> మరి చివరికి ఎప్పుడొచ్చింది? ఎప్పుడు ఎప్పుడు కతమయిపోయింది ఇంత పర్ఫెక్ట్‌గా.
హ్మ్. పాపం వాళ్ళూ తెల్లారుజామున నాలుగింటి దాక కూర్చొని ఆ ఉండలు చేశారు. ఉండలు చేసేసి కాల్చేసి నేను సిరప్ పెట్టేస్సాను ఆల్రెడీ. అన్నాగా హ్మ్. షుగర్ సిరపు. "ఇలా చేసిన తర్వాత దాంట్లో యేసేసేయండన్న వేడి వేడిగానే, రేపొద్దునకి నానిపోతాయని" చెప్పేసని చెప్పాను.
షుగర్ సిరప్ కదండీ అది? ఓకే. హుహుహు.
హ్మ్. కానీ మటన్ కర్రీ కూడాను. దగ్గర దగ్గర ఆయనకి ఏ ఏం తెలీదు వాస్తవంగయితే. వాళ్ళావిడ ఎంత కామెడీయో చూడు. ఆ! "అన్నా అది లిస్ట్ రాసారా, అన్నా ఏమన్నా?" అని చెప్పేసని అడిగారు. "సరే రా యెళ్దాం పదా! లిస్ట్ రాసారు. వదిన రాసారు, దా యేసుకొని యెళ్దాం పదా!" అని జెప్పేసని అన్నా అనమాట. అంటే షాప్ దగ్గరికెళ్
మరి ఓకే. ఓకే. <coughs> అ! అంటే సరుకుల కోసమా అండి అది లేకపోతే?
అహా! కాదు. అంటే సామాన్లు కావాలి కదా! ఎంత గావాలి ఏంటి అనేది? హ్మ్ ఆహ్, వదినేం రాసారనుకున్న, "ఒక 2 కేజీలూ ధనియాల పొడి, ఒక 2 కేజీలు కా 3 కేజీలో, 4 కేజీలో" రాసారు కారం.
సరుకుల కోసం అంటే సామాన్ల కోసమా? ఆహాహా! కారం 4 కేజీలు అయ్యో! <giggles> ఆ!
ఆ! <sniffs> ఒక 3 కేజీల ఉప్పు <laughs> అలాంటియి రాసారన్నమాట మొత్తం అంతా. అన్నా ఏంటన్న ఎంతమందికి వండుతున్నారు అని చెప్పేసని. ఎహ్, ఆ పిళ్ళేదో రాసింది లేరా నీకు నచ్చింది తీసుకుందాం పదా అని చెప్పేసని వచ్చామనమాట.
ఆ! <chuckles> అయ్యయ్యయ్యో! అంటే మరి మీరు అక్కడ ఆస్ట్రేలియా, సిడ్నీ‌లో ఉన్నారు. మరి అక్కడ ఏషియన్ స్టోర్స్, ఇండియన్ స్టోర్స్ మనకి ఇలా ధనియాల పొడి గాని, కారం. అన్ని దొరుకుతున్నాయా మీకు?
హుహు. ఉన్నయి. ఉన్నయి బ్రహ్మాండంగున్నయి అన్నీ. కావాల్సినన్ని ఉన్నాయన్నమాట.
అంటే ఓన్లీ సిడ్నీ లోనే దొరుకుతాయా? అన్ని చోట్ల దొరుకుతాయా మనకి?
ఆస్ట్రేలియాలో ఏ ప్లేస్‌లో అయినా దొరుకుతాయి మాకు, ఇండియన్ స్టోర్స్ కానీ ఇట్లాగా. హ్మ్. సిడ్నీ‌లో అయితే ఖచ్చితంగా ఉండేది. సిడ్నీ‌లో అయితే ఖచ్చితంగా ఉండేది.
అంటే గల్లికొక ష షాప్ ఉంటదా? లేకపోతే కొంచెం దూరం వైపుకు వెళ్లాల? ఓకె. మన భారతీయులు ఎక్కువ మంది ఉన్నారంటారా అక్కడ?
బాగా విపరీతంగా ఉండారనమాట. హ్మ్. అంటే భారతీయులు ఒక్కటనే కాదు అంటే ఏషియన్, శ్రీలంకన్, పాకిస్తానీ ఆళ్ళంతా కూడాను మొత్తం అంతా కూడాను, సబ్‌కాంటినెంట్ అని అంటారు ఐడియా ఉందా నీకు?
విపరీతంగ. అంటే మరి అక్కడ ఆహ్, వెద వె ఆ! ఓకె ఓకె. ఎసియన్స్ అందరూ ఉ ఉన్నారన్నమాట నార్మల్‌గా చెప్పాలంటే.
హ్మ్. అలాగనమాట మొత్తం అంతా అయన్నీ కూడాను వచ్చినయ్యయ్యి.
ఓకె. మరి వెదర్ ఎలా తట్టుకున్నారు? మ సిమిలర్‌గానే ఉండేదా?
ఏయ్! అంత ఏమి లేదు మన ఇండియా‌కి దానికి చాలా సిమిలర్‌గా ఉంటది మొత్తం అంతా.
అంటే, వుడ వాతావరణం హ్యుమిడిటి గానీ, అంతా ఒకటేలా ఉంటదా?
ఏముండదు. చాలా బావుంటదది. చాలా బావుంటది.
అంటే, ఆస్ట్రేలియాలో ఉన్నా ఒకటే, ఇండియాలో ఉన్న ఒకటే. పొల్యూషనెట్లుంటదండి అక్కడ?
హ్మ్. అంతే. పొల్యూషనసలేముండదు. జీరో పొల్యూషను.
ఓకే. ఇక్కడ కొంచం మన దగ్గరుంటది కానీ అక్కడ జీరో పొల్యూషన్.
చాలా బా చాలా ఆ! జీరో పొల్యూషన్. అసలేముండదు పొల్యూషను.
అలా అలాగా మరీ ఆహ్, ఐదయ్యేసరికి మీకూ గులాబ్‌జాములు అవన్నీ తయారు చెయడం అయింది. ఎ తర్వాత మరీ
హ్మ్. గులాబ్‌జాములు అలా అయినయి కదా! అయినియి కదా! అయిపోయింది. గులాబ్‌జామయింది. తర్వాత రోజున పొద్దున్నే లేచేసి మటన్ కర్రీ.
మటన్ కర్ పన్నీర్ కర్రీ ఏమైందండి? నాప్ నార్మల్‌గా నాకు పన్నీరంటే చాలా ఇష్టం. ఓకే.
పన్నీర్ కర్రీ కూడా చేసేశాము. పన్నీర్ కర్రీ గూడా బా చేశాము. అంటే, వ నేను ప్రాసెస్ చెప్పలేను గానీ, అలాగే అయింది మొత్తం అంతా కూడాను. ఆహ్, టొమాటో ఆనియన్ పేస్ట్ చేసేసుకొని, దాంట్లో యేసీ, బిర్యానీలోకి సరిపడా, వెజ్జ్ వాళ్ళకి సరిపడేలాగా, అదొక క్రీమీ టెక్చర్‌లాగా తీసుకొచ్చావనమాట రెస్టారెంట్ స్టైల్‌లో.
హుహుహు. వేసీ, మిక్సీలేస్ ఓకే. ఓకేకే. అవునవును. బటరేసి, మళ్ళీ క్రీమేసి, అవన్నీ చాలా ఉన్
హ్మ్. దాని పైన మళ్ళా క్రీమేసి అలాగ చేశాము. రెస్టారెంట్ స్టైల్‌లో టెక్చర్ తీసుకొచ్చేశాము. అలానే బగారా రైస్. ఏంటి అనంటే, ఎందుకు నాలుగైందని చెప్పేసనేది నువ్వు అడగల.
హ్మ్. <laughs> అంటే, వ నాకు తెలిసినంత వరకు మీరూ ఆహ్, మీకు అదేంటది, మీకు ఎక్స్‌పీరియన్స్ లేదు. అంటే, అంత అనుభవం లేదు కుకింగ్‌లో అనే అట్లనుకున్నా
హుహు. ఎ కాదబ్బా! కాదు. దానికి ముందల రోజే మటన్ కర్రీ కానీ, ఇయన్నీ కూడా చేసి పెట్టేసేశాం మొత్తవంతా. తర్వాత రోజు ఆ! చలికాలవది. జీ వ వన్ డిగ్రీ 2 డిగ్రీ, అలా ఉంటదనమాట మాకు. నైట్ అలా పెట్టేసి ఒదిలేసేశాము. తర్వాత రోజు పొద్దున ఎందుకనంటే, పొద్దున్నే బర్త్‌డే ఫంక్షనుంది గదా పాపదీ.
ఓకే. ముందే ఆల్రెడీ చేసేశారు. అమ్మో! అసలు మొత్తం అవునవునవును. అసలు ఎముకలు గూడా విరిగిపోయేంత చలనమాట, ఆహ్, 0 డిగ్రీస్, 1 డిగ్రీసంటే.
దానికెళ్ళాలి గదా మరి. ఆ! 1 డిగ్రీ, 2 డిగ్రీ, 0 డిగ్రీ. అలానే ఉండేది మాకక్కడ చలి.
ఓకే. ఓకే. ఓకేకే. అంటే, సిడ్నీలో ఎప్పుడూ
ఆ! ఇంతకు ముందల చెప్పింది ఏంటి అనంటే, ఆహ్, నార్మల్‌గా. అదీ పీక్స్ పీక్ వింటర్ టైమది.
పీక్ వింటర్ టైమ్. అది గూడా అర్ధరాత్రులంటే చాలా చల్లగుంటది.
చాలా అవును. ఆ టైమ్‌లో పాడవదనమాట. పొద్దున్నే లేచేసి మేము వేడి వేడిగానే పెట్టాం మొత్తం అంతాను.
ఓకెకె. మరి మీరు కలిసి ఆహ్, మటన్ కర్రీ, పన్నీర్ కర్రీ, బగారా రైసు, గులాబ్ జామున్ చేశారు. మరి అతిథులు తినగానే అతిధుల కంటే ఫస్ట్ ముందు ఆ చిన్న పాప తినగానే ఆమెకెట్ల అనిపించింది?
అవును. హుహు. అవును. చాలా బాగుంది. అంటే రైస్ ఒక్కటి కొంచెం చిన్న పాప తినలేదు. ఆళ్ళు పెట్టరు కదా, 2 ఇయర్స్ వరకు పెట్టరు కదా! రైస్ ఐటం పెట్టలేదన్నమాట వాళ్ళు. ఆ! 1 ఇయర్ పాప అంతే.
ఓకె. మరీ చిన్న పాపనా? ఓకె ఓకె ఓకె. 1 ఇయర్ పాపనా? ఓకె. మరి అతిథులకి ఎట్లా అనిపించింది మీ వంట అంతా చేసి తి‌న త
హ్మ్. అతిథులకి ఏంటి అని అంటే రైస్ కొంచెం మెత్తగా అయ్యింది అన్నమాట. సి ఏం వాళ్ళకి హ్మ్. ఎలా చెప్పాలి నేను. అంటే ఎలా ఉంటది అంటే అక్కడ బిర్యానీ చాలా రేర్‌గా అంటే సరిగ్గా దొరకదన్నమాట వాస్తవంగా చెప్పాలంటే. బగారన్నం చాలా తక్కువ దొరికిద్ది. ఇళ్ళలో చేసుకున్న గాని ఆ రైస్ క్వాలిటీ‌లు గాని అవన్నీ దొరకవు వాస్తవంగా.
ఓకె. ఓహ్! అవునవునవును. తక్కువ దొరుకుతది. అక్కడ మన సోనా మసూరి బియ్యం దొరుకుతాదా లేకపోతే బాస్మతి‌తో‌ని చేస్తారా?
దొరుకుతుంది. కాకపోతే బాస్మతిలోనే ఒక రకంగా దొరికిందన్నమాట మాకైతే.
ఓకెకెకె. క్వాలిటీ వేరీ అయితా ఉంటది అని అంటారా?
హ్మ్. అంత మంచి అంత మంచి, అంత మంచి బాస్మతి రైస్ దొరకలేదు. సో అన్నం అనేది కొంచెం మెత్తగా అయ్యింది. లేదు ఏ మేమే వాటర్ ఎక్కువ వేసి ఉండొచ్చు.
మెత్తగ అయ్యింద? ఇగ అవుతా ఉంటాయి లెండి ఎందుకంటే ఆహ్, అర్ధరాత్రి పూటా
రెండిట్లో. ఆ! ఇయన్నీ కూడాను వచ్చిన వాళ్ళు అదేం కంప్లైంట్ పెట్టలేదు కానీ, ఆహ్, వచ్చిన వాళ్ళందరూ కూడా బా తిన్నారు. కాకపోతే చాలా వరకు మిగిలిపోయినయే. ఎందుకనంటే, మేము ఔట్‌డోర్‌లో పెట్టాం అదంతా.
ఓకె. అహా! ఆ చలికాలంలో ఇంకా గట్టిగయిపోయుండొచ్చు ఇంకా చాలా.
ఔట్‌డోర్‌లో పెట్టడం వల్ల, హ్మ్! గట్టిగైపోయింది. ఇంకా తినలేక పోయారన్నమాట. దాని వల్ల కూడా అయ్యుండొచ్చు. <sniffs> హ్మ్.
అంటే, అంటే మరి మీరు ఆ మిగిలిపోయిన ఫుడ్ ఏం చేశారు? ఏమన్నా బయట వాళ్ళకిచ్చారా? లేకపోతే పడేయడం జరిగింద?
ఆ! బయట వాళ్ళకి ఇవ్వటానికి ఏం లేదు. మేము తిన్నాము, తిన్నంత వరకు మేము తిన్నాము. చో ఒచ్చినోళ్ళందరికి బాక్స్‌లో పెట్టిచ్చామ.
పెట్టిచ్చారు. వాళ్ళు తీసుకొని ఎళ్ళాడా?
బాక్స్‌లు గొనుక్కొచ్చి. హ్మ్, అందరు తీసుకొనెళ్లారు. స్వీట్‌లు గాని అవన్నీ తీసుకొనెళ్లారు. సో అలా ఆర్ కవర్ చేసేసాం అన్నమాట.
అలా కవర్ చేసారు. సో ఆహ్ బ్ పాప పుట్టినరోజైతే చాలా బాగా అయిపోయింది. మొత్తానికైతే కొంచెము అన్నము అటు ఇటు మెత్తగైనా గాని, మొత్తానికి ఇట్ వాస్ అ గుడ్ అటెంప్ట్ అనుకోని బా చేసారు.
హ్మ్. బా జరిగింది. హ్మ్. గుడ్ నైట్ ఆహ్, గుడ్డు గుడ్ డే అని చెప్పేసి అని చెప్పొచ్చు. కానీ దాని తర్వాత నేను సిడ్నీ నుంచి ఇండియా‌కొచ్చేసాను. ఇండియాకొచ్చిన తర్వాత నాకొక రెస్టారెంట్ ఉంది.
గుడ్ డే అని చెప్ ఓకె. మీకే ఒక ఒక రెస్టారెంట్ ఉందా?
నాకొక ఆ! నాకో రెస్టారెంట్ ఉంది. <smacks lips> నాకప్పుడు చెయ్యి తిరిగిపోయింది ఇంక. సిడ్నీ‌లో అది ఫస్ట్ టైమ్ చేయటము. నాకప్పుడు తర్వాత చెయ్యి తిరిగిపోయింది. దగ్గర దగ్గర ఒక 300 మందికి బగారన్నం ఒండాలి.
ఓకె, ఓకె. ఓకెకెకె. ఓహ్! మీ రెస్టారెంట్‌లో.
మా రెస్టారెంట్‌లో. మా చెఫ్‌నడిగాను నేను. ఏరా బాబు చేస్తావా? అని జెప్పేసి అని. "ఆహ్, నాకు రాదు బగారా చేయటము, బిర్యానీ అయితే జెప్పు జెస్తా" అన్నాడు. గెస్ట్‌కి బగారానే కావాలన్నారు. సరే అని జెప్పేసి అని అన్నానేను. నేనే చేస్తాను బగారన్నం అన్నా.
అబ్బో! ఓకె. ఆ! ఓకెకె. ఆ! ఓకెకె. ఆ! ఓకె. అవునండి ఇక్కడ చిన్నగా నాకొక చిన్న స్ ఆహ్, డౌట్ ఉంది. ఇప్పుడు బగారా అన్నంకి, బిర్యానీకి తేడా ఏంటి?
హుహు. బిర్యానీ అని అంటే ఇంక దమ్మ్ స్టైల్ అది.
ఓకె. స్టీమ్‌ లాగా ఏమైనా పెడతారా?
దమ్ అబ్బా! హైదరాబాద్ దమ్ స్టైలు.
మన మసాలా, మసాలా సారీ స్టీమ్ కాదు. మసాలా పెడతారు అనుకుంట కదా? ఓకె. కానీ, బగారాలో పెట్టరు. బగారాలో పెట్టరు. అట్లా దమ్.
ఆ! ధమ్ మసాలా ఆ! అలానే చేస్తారనమాట అది. దమ్ చికెన్ కింద పెట్టేసేసి రైస్ ఉడకబెట్టి దానిపైనేస్తారు. హ్మ్. బగారాలో దమ్ము పెట్టరు. డైరెక్ట్‌గా వండుతారనమాట బగారా.
ఓకె ఓకె ఓకెకె. ఇప్పటికి నాకు చాలా సార్లు తిన్నా గాని. ఇది మాత్రం తెలియదండి నాకు.
ఆ! అంటే ఎలా అంటే, వాటర్‌లో ఉడికింది వేరు నేను కుక్కర్‌లో అస్సలు వె పెట్టను ఏది కూడాను.
ఓకె. ఓకెకెకె.
ఆ! నేచురల్‌గా వాటర్ అనేది బాయిల్ అవుతా ఉన్నప్పుడు రైస్ దాంట్లో అన్నమాట. వాటర్ క్వాంటిటి కరెక్ట్‌గా పడాలి. ఒకటికి ఒకటిన్నర పడాలి అన్నమాట వాటరు.
ఒకటికి ఒ ఒకటిన్నర వాటర్ పడాలి. ఓకె.
ఆ! ఒక కప్పు బియ్యం ఏసామని అంటే ఒకటిన్నర కప్పు వాటర్ పోయాలి దాంట్లో. అప్పుడు మంచిగొస్తది టేస్ట్. రైస్ కూడాను నీకు పొడి పొడలాడతా ఇలా అనంగానే భలే వస్తది అన్నమాట.
వాటర్. నీళ్ళు పోయ్యాలి. ఓకె. అయితే మరి మీ ఇందాక వ టాపిక్కొస్తే మీ చెఫ్ గారికి చెప్పేను.
హ్మ్. ఫర్స్ట్ అప్పుడు టెన్షన్ పడ్డా కదా! అప్పుడు టెన్షన్ పడ్డా కదా. ఇప్పుడు అదంతా కూడా టెన్షన్ లేదసలకి. రెండొందల యాభై మందికి కాదు 300 మందికి. అయే అంటే 350 మందికి. 350 మంది వరకు సరిపోయిందది. అలాగ.
అవునండి. అ ఓకే ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు ఒక డ సినిమా డైలాగ్ గుర్తొస్తుంది. "ఒక్కొక్కరిని కాదు షేర్ఖాన్ వందమందిని ఒకటేసారి పంపియండి" అని. ఒకేసారి రమ్మను. మీరు బిర్యానీ ది వండి పెట్టేస్తా. బగారా వండి పెట్టేస్తా అన్నట్టు చెప్పారు మీరు. మరి వండి పెట్టగలిగారా ము మూడు వందల మందికి?
హుహు. ఏంటిదది? 100 మందిని ఒకెసారి రమ్మనా? అలానే అనిపించిందా మొత్తం అంతా? హుహు. ఆ! అంటే చెయ్యి తిరిగిపోయింది. చెయ్యి తిరిగిపోయింది ఇంక. ఆ! లేదు. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది అసలకి. వాళ్ళే షాక్ అయిపోయారు. "అసలు ఇంత పర్ఫెక్ట్‌గా మేము కూడా తియలేము ఇలాగ" అని చెప్పేసి అన్నారన్నమాట.
పర్ఫెక్ట్‌. ఓకె. అంటే దానితో పాటు మటన్ కర్రీ, చికెన్ కర్రీ లాంటివి కూడ చె
ఆ! ఒక ప్రొఫెషనల్ గనక నీకు రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు, ఒక ప్రొఫెషనల్ గనక ఇలా పట్టుకుంటే పొడిపొడిలాడతా రైసొస్తది చూసావా?
అవునండి. అవును అవునవునవును.
ఆ! అలా వచ్చిందనమాట రైస్.
ఓకే. ఓకే. అంటే పర్ఫెక్ట్ పిక్చర్ పర్ఫెక్టన్నట్టు వచ్చేసారనమాట మొత్తం.
హ్మ్. పిక్చర్ పర్ఫెక్ట్‌గొచ్చింది అది మొత్తం అంతా గూడాను. ఏంటి? ఏంటి అని చెప్పేసనంటే కొంతమంది పెరుగు వాడుతారు బిర్యానీ చేసేటప్పుడు. నేను పాలు వాడతాను. పాలు వాడితే ఏంటి అని అంటే ఆ క్రీమీ టెక్‌స్చ‌ర్ బాగా వస్తది.
పిక్చర్ అంటే ఓకే. ఓకే. ఓహ్! అంటే కొబ్బరి పాలా? లేకపోతే నార్మల్ పాలు వాడతారా అండి?
నార్మల్ పాలే. ఆ! నార్మల్ పాలే వాడతా నేను.
నార్మల్ పాలు. ఓకే. ఓకే. ఓకే. మరీ
పెరుగు వాడకుండా దాంట్లో పాలు వాడుతాననమాట. ఆ పాలు వాడితే ఏంటి అనంటే ఆ థిక్‌నెస్ కానీ అదంతా గూడా కన్సి‌స్టెన్సి వచ్చేస్తది.
కన్సిస్టెన్సి వస్తది. మరీ ఆస్ ఆ!
రైస్ కూడాను మీకూ, రైస్ కూడా పాలల్లో ఈ ఫాట్ కంటెంట్ ఉంటం వల్ల ఆ రైస్ కూడా మీకు వెన్ననేది డైరెక్ట్‌గా తగిలేస్తాదనమాట రైస్‌కి మీకు.
ఓకే. ఓకే. ఓకే. దాంతో పాటు టేస్ట్ ఎనహన్సయితది బాగొస్తది అంటారు.
టేస్ట్ బావుంటది. టేస్ట్ బావుంటది. అంటే ఇప్పుడూ ఒకప్పుడు టెన్‌క్షన్ పడతామబ్బా! చేసే కొద్ది, చేసే కొద్ది ఏంటి అనంటే చేతులు తిరిగేస్తూ ఉంటాయి మొత్తవంతా.
ఓకే. అంటే మన మజిల్ మెమరీ అయిపోతది. మనము ఆటోమేటిక్‌గా చేసేస్తాము ఇంకా.
100% ఒక్కసారి మనకి అలవాటయ్యిందా! చేయ్యి తిరిగిందా! మనమేది చేసినా గాని బంగారమే.
నిజంగానే పట్టిందల బంగారమన్నట్టు ఏది చేసిన బంగారమే.
హ్మ్. పట్టిందల్లా బంగారమే. ఎట్లాగా? ఆహ్, అది ఒకవేళ పాడవటానికి రెడీగా ఉన్నా గాని, అది మనం చేయి పెట్టాము అని అంటే బంగారం అయిపోద్దనమాట. అంతలా తిరిగిపోద్ది కొంతమందికి చెయ్యి.
నిజంగా. నిజంగా. మరి అప్పుడు అతిథులు ఆహ్, మీరు చేసిన బగారన్నం‌తోని ఏ కూర తిన్నారు? చికెనా? మటనా?
హ్మ్. బ్రహ్మాండమైన రెస్పాన్స్. బ్రహ్మాండమైన రెస్పాన్సు మావూలుగా కాదనమాట. కనీసం మా స్టాఫ్ తినటానికి కూడా మిగలలేదు ఆ రోజు.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. బ్లాక్‌బస్టరయిపోయింది మొత్తమంతా.
బ్లాక్‌బస్టరసలికి.
ఓకే. ఓకే. మరి చికెను తిన్నారా? మటను తిన్నారా? దాంతో పాటు వాళ్ళు?
అది. అలా జరిగింది. చికెను, మటను 2 ఉంది.
ఓకే. 2 తిన్నారు. అద్ అద్భుతం.
హ్మ్. 2 ఉంది. 2 కుమ్మేసెసరసలకి. అస్సలకి అమ్మో! బాగా బీభత్సంగా బా జరిగిందది.
ఓకే. ఓకే. ఓకే. అద్భుతమండి. అయితే మీరు మొత్తానికి అప్పుడు భయపడిన దగ్గర నుంచి హోటల్ పెట్టేంతవరకు ఎదిగి మీరు ఒత్తిడిమీద ఒత్తిడి గూడా తగ్గిచ్చుకున్నారు.
హ్మ్. తర్వాత, తర్వాతగా నాకేమి అనిపిచ్చలేదు. తర్వాత తర్వాత అప్పుడే ఎక్స్‌పెక్‌టేషన్సు. హ్మ్. అప్పుడు ఎక్స్‌పెక్‌టేషన్‌లో మెత్తగా వచ్చింది కదా! రైసు. దాని తర్వాత ఏం చేయాలనేది నేను నేర్చుకున్నాను. అదనమాట.
అది. అవును. ఓకె. ఒత్తిడి లేకుండా చాలా బాగా జేసారు. మీత్‌స్ మీరు చెప్పే విధానం చూస్తే నాకే రుచి అర్థమయిపోయిందనమాట. నాకే రుచొచ్చింది. <chuckles> చాలా బాగుందండి. ధన్యవాదాలు. ప ఖచ్చితంగా మళ్ళీ కలుగుతాం. ధన్యవాదాలు.
హ్మ్. అవునా? <laughs> ధన్యవాదాలు. ధన్యవాదాలు. తప్పకుండ.